ఖచ్చితంగా అండి. అంటే వాళ్ళ పని రిత్యా గాని, వాళ్ళు ఇప్పుడు కొంతమందేంటంటే ఆహ్, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పని చేసేవాళ్ళుంటారు. కొంతమందేంటంటే పొద్దున్నుంచి 4 వరకు 5 వరకు పని చేసేవాళ్ళుంటారు. కాబట్టి వాళ్ళకి 5 అయిపోయిన తర్వాత కూడా 9 వరకు సమయం అనేది ఉంటుందండి సాయంత్రం పూట. లేదు మధ్యాహ్నం నుంచి పని జేసే వాళ్ళకి పొద్దునంతా సమయం ఉంటుంది. వాళ్ళు ఇంకా ఏం చేయాలనేది ఒక టైమ్ టేబుల్‌లాగా గాని పెట్టుకోగలిగితే అంటే కొంతమంది యోగాకి వెళ్ళాలి. ఆసనాలు వేస్తూ వాళ్ళ బాడీ మూవ్‌మెంట్ అనేది ఫ్రీగా ఉండాలని జెప్పి, వాటికి వెళ్తూ ఉంటారు. కొంతమందేంటంటే నా మజిల్ వెయిట్ చేసుకోవాలి. మజిల్ గెయిన్ జేయాలి. బాడీ అనేది ఫిట్‌గా ఉండాలని జిమ్‌కి వెళ్తుంటారు. లేదు అనేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడేంటంటే ఎక్కువమంది షటిల్‌కి వెళ్ళి బ్యాడ్మింటన్ గాని ఆడడం జరుగుతుందండి. వాళ్ళు గూడా ఒక గంట సేపు
అవును. అవునండి. ఓకే. అవునండి. అవును. అవునండి. మొత్తం ఇప్పుడు మీరు షటిల్ బ్యాడ్మింటన్ చూస్తున్నట్లయితే మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు 60 ఇయర్స్ 70 ఇయర్స్ ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా ఆడుతున్నారండి ఎంచక్కా వాళ్ళు.
హ్మ్. అవునండి. వాడుతున్నారు. నిజంగానే అండి అసలా. ఎందుకంటే ఆ గేమ్ అనేది ఏంటంటే, మంచిగా మనలో ఉన్న ఇం ఆహ్, ఆహ్, ఇది టే ఆహ్, లెవెల్స్ అనేవి బూస్ట్ చేస్తుందండి. ఎనర్జీ లెవెల్స్‌వి. అప్ అది మనం ఎంత ఆడినా కూడా ఏంటంటే, ఎంత నిజంగానే అండి. 70, 60 ఏళ్లలో గూడా ఇప్పటికి ఎంత బాగా ఆడి వాళ్ళ బాడీ అనేది ఎంత ఫిట్‌గుంటుందంటే, వాళ్ళంతా ఆపకుండా గంట ఐదు ఐదారు మ్యాచ్‌లు ఆడతారండి. వాళ్ళకి ఆయాసం రాదు. రొప్పు రాదు. అసలు ఎ ఎంత ఫిట్‌గుంటారంటే మేము గూడా ఆడలేమండి అలాగా.
అవును. ఓకే. అవునండి. అవునండి. అవును. కాకపోతే ఇప్పుడు చూడండి 30 సంవత్సరాలకి అనారోగ్యం పాలనేవి అయిపోతూ ఉంటున్నారనమాట. అవునండి. ఇవన్నీ కూడా ఈ డిజిటల్ వల్ల కూడా ఈ హాబీస్ అనేవి చాలా తక్కువయిపోయినాయండి. అయితే ఇప్పుడు ఇలాగా మనం ఆడడం వల్ల అది మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనకి మెంటల్‌గా కానీ, మానసికంగా గానీ లేదా ఏదన్నా పనుల్లో గానీ ఎలాగా ఉపయోగపడుతుందంటారు మనకి?
కానీ అ హ్మ్. <giggles> నిజంగానే అండి అసలా. నిజంగానే. కచ్చితంగా అండి.